అయితే ఈ మధ్య అందరూ ప్లేలిస్ట్‌లో సాంగ్స్ వినడమనేది సర్వసాధారణం అయిపేంది. మీరయితే గనక, షేర్ ప్లేలిస్ట్‌లో కోసం, పాటలు ఎట్లా ఎంచుకుంటారంటే ఏం జెప్తారు?
అంటే ఇప్పుడున్న టెక్నాలజీలో మనకేందంటే, ఈ ఒక స్ట్రెసనేది ఎక్కువైపోతే, మనకది ఎలా పోగొట్టాలి? ఏంటి అనేది చాలామందికి చాలా, ఒక ఆప్షన్సనేటివి సెలెక్ట్ జేసుకుంటారంండి. నాకు దాంట్లో ప్రధానంగా నేనేందంటే, మ్యూజిక్కు వినడానికి కొద్దిగా ప్రాధాన్యత ఎక్కువిచ్చాను.
నిజం. అవునండి. ఓకే. మీరంటే మ్యూజికంటే ఇష్టమాండి? ఫస్ట్ నుంచి.
ఆ! అవునండి. అంటే ఆ మ్యూజిక్ వినడం ద్వారా, మనం ఆలోచించిన విధానాలనేవి కొద్దిగా ఇంప్రూవవుతాయి. అలాగే మన స్ట్రెసనేది కొద్దిగా తగ్గద్దని జెప్పి
ఓకే. హ్మ్. నిజమే. అయితే మీకేలాంటి సాంగ్సంటే ఎక్కువిష్టం? మెలోడియా లేపోతే మోటివేషనలా లేకపోతే ఇంకా ఏంటంటే ఫాస్ట్‌బీట్ సాంగ్స్, పార్టీ సాంగ్స్ ఇవన్ని ఉంటాయి గదా! మీకు ఎక్కువగా ఏవంటే ఇష్టం?
హ్మ్. అవునండి. నాకు, నా దగ్గరకొచ్చేసరికి నేనేక్కువగా ప్రాధాన్యత కొద్దిగా మెలోడీకిచ్చుకుంటానండి. నాకు ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజికనేది కొద్దిగా మెలోడియస్‌గా, ప్లెజెంటేగానిపిస్తే, నేను ఎటువంటి స్ట్రెస్‌లో ఉన్నా, కొద్దిగా చాలా వరకు అది తగ్గించుకునేదానికి నాకు ఇదొక మంచి రిలీఫ్‌గా యూజవుద్దండి.
మేలోడి. సూపర్ సూపర్. మరయితే ఇప్పుడు, హ్మ్. ఈ మెలోడీలో నీకు నచ్చిన, మరి ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగంటే ఏం చెప్తావు?
ఆ! ఆల్ టైమ్ మ్యూజికల్ సాంగంటే మాత్రం, నాకు ఎప్పుడు గూడా, ఎన్ని సార్లు విన్నా గూడా, బోర్ గొట్టని సాంగోకటి ఉందండి. మనకు 'ప్రభాస్' గారి సినిమా ఒకటుందండి. 'రాధే శ్యామ్' అని జెప్పి. దాంట్లో తీమ్ సాంగోకటి ఉంటదండి. రాధే రాధే శ్యామంట ఒక ఆ ఒక టైటిల్ మీద నడుస్తదండి.
ఓకే. చెప్పండి. ఓహ్! ఓకే. ఓకే. ఆ! సాంగ్ మీకు, బాగా నచ్చిందయితే.
ఆ! అది నాకు దాంట్లో మ్యూజిక్కు, దాంట్లో చాలా బాగా వి ఉంటదండి. మనం అప్ప
మ్యూజిక్‌తో పాటు, లిరిక్స్ గూడా, మీకు గుర్తున్నాయా? లిరిక్స్ చెప్పగలుగుతార ఏమన్నా?
ఆ! లిరిక్స్ కొద్దిగా, నాకు చెప్పడానికి కొద్దిగా రాదండి. అది అంటే, వినడం వరకే నేనేక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటా ఉంటానండి. అందులోను దాని యొక్క
పర్లేదు. పర్లేదు. ఓకే. సో, ఇంకా ఆ! సా అందులో ఇంకా, మిగతా సాంగ్స్‌ గూడా బానే ఉంటాయినుకుంటా గదా! గుర్తుంటే కనక
దాంట్లో ప్రతి ఒక్క పాటుంటాయండి. అంటే సినిమా ప్రకారం ప్రకారంగా అది ఆడకపోవచ్చు గాని, పాటల వైపుగా అది చాలా చక్కటి సినిమాండి మనకు.
నిజమే. నిజమే. అయితే ఇంకా ఆహ్, ఇట్లానే మరి ఇంకా కొన్ని, అందరికి తెలిసిన మెలోడీ సాంగంటే నీకేం నువ్వేం జేప్తావు? నీకు నచ్చింది.
అంటే అందరూ మనం ఆహ్, అందరికి తెలిసిన మెలోడీ సాంగ్స్ ఇలాగా అంటే, రకరకాలుగా ఉంటాయండి. మనం ఒకప్పుడు చూస్తే ఒక ఎమోషనల్ బ్రేకప్ సాంగులాగా ఉంటదండి. క్ కాని, వింటానికెమో మెలోడియస్‌గానే ఉంటది. ఒకప్పుడు మనకి చాలా వరకు అది
అవును. ఓహ్! బ్రేకప్పు కాని, మెలోడీ లాగూంటది.
అంటే అది, తిమేమో బ్రేకప్పే అండి. కాని, వినడానికి మాత్రం హమ్మింగు అదంతా కూడా, చాలా బాగుంటది.
ఓకే. చెప్పండి. చెప్పండి. ఏ సాంగాది?
అది మనము ఆహ్, ఎప్పుడూ విన్న పాటండి. 'అనిత ఓ అనిత' అంటే ఒక పాట
అవునవును. అది 'అనిత ఓ అనిత అందమైన వనిత.'
అది 'నా అందమైన అనిత' అంటే వస్తదండి ఆ పాట. ఆ పాట గుర్తులేదండి. ఆ!
ఓకే. అందమైన వనితానుంటది. ఆ సాంగేంటంటే ఆహ్, హీరోయిన్ని గురించి పోగొడుతూ తన గురించి కవితలు రాస్తా ఉంటాడు.
ఆ! ఆ సినిమా మనకు నాకైతేసలు గుర్తులేదండి. కానీ ఆ పాట ప్రభావం మాత్రం చాలా సంవత్సరాలు నడిచిందండి. ఇప్పుటికి కూడా మనం ఇప్పుడు నేను చెప్పంగానే మీకు ఎలా ఇన్స్టెంట్‌గా మీరు పట్టుకున్నారు గమనించారా? ఆ! ఒక పాట ప్రభావం అలాగుందండి. ఇంక అలానే ఇప్పుడు మనకు చూస్తే వారానికి ఒక్కొక్క సినిమా పాటలనేటివి మనకు రిలీజ్ అవుతా ఉంటాయి. దాని దానికి తోడు ఇప్పుడు మనకు సంక్రాంతికి సినిమాలోస్తున్నాయి కదండీ! దానికి ఇప్పటి నుండే పాటలనేటివి వదులుతూ ఉండారు. వీటిల్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పాటలు.
ఓకే. యెస్. యెస్. ఓకే. హ్మ్. నిజమే. నిజమే. ఓహ్! సూపర్. <chuckles> ఓకే. ఈ మధ్య‌ ఏమంటే కొత్తగా లేటెస్ట్‌గా ఒక 1 మంత్‌లో ఏదైనా కొత్తగా ఒక సాంగ్ విన్నాావంటే గనుక ఏం జెప్తావు?
అంటే 1 మంత్‌లో అంటే మనకు నవంబర్‌లోనే రిలీజయిందనుకుంటా అండి. 'ఆంధ్రకిింగ్ తాలూకా' అనే ఒక సినిమాలో దాంట్లో మనకు హీరో 'రామ్' గారే ఒక పాట రాశారండి. తనే లిరిక్స్.
ఓకే. ఓకే. 'ఆంధ్రకింగ్.' రాసారు. పాడ్డం గాదు, ఈసారి రాసారేమో డైరెక్ట్‌గా.
ఆ ఆ! 'నువ్వుంటే చాలే' అంటే ఒక సాంగ్ మెలోడియస్‌గా భల్లే! ఉంటదండి. దాని లిరిక్స్ గాని, మ్యూజిక్ కానీ అన్నీ కలిసొచ్చాయండి.
ఓకే. అదంతా హిటయిందనుకుంటా ఆ సాంగ్ గదా!
ఆ! అవునండి. అలాగే అదే సినిమాలో చిన్ని‌ ఆశలు అంటే ఆహ్, గు గుండెల్లో చిన్ని చిన్ని ఆశలకి ఎంత నీకు ఇన్ని ఇంత పెద్ద కోరికలు ఉన్నాయాంటే, దాని ఒక మీనింగ్ ఆ ఒక్క లిరిక్స్‌ గాని, ఇవి వినటానికి, చూడటానికి కూడా వాళ్ళు చాలా అద్భుతంగా చిత్రీకరించారండి.
ఓకే. ఓకే. బావుంది. సూపర్! ఆ సినిమా రిలీజ్ అయిందాండి?
ఆ! రిలీజ్ అయిందండి. మనవి నాకు తెలిసినంత వరకు ఆ సినిమా కూడా పెద్దగా ఆడకపోవచ్చు. కానీ, పాటల ప్రకారంగా మాత్రం బాగుందని మాత్రం నా అభిప్రాయం. ఎందుకంటే నేను సినిమాకి పోలేదు. ఆహ్, అందులోనూ
అయ్యయ్యో! ఓకే. హ్మ్. రివ్యూస్ గురించియితే విన్నారైతే.
ఆ రివ్యూస్ గురించి విన్న సినిమా బాగుంది. కానీ, జనాలు రావట్లేదు అని జెప్పి ఆ సినిమా మీకిింద కొద్దిగా సినిమా బావుంటె మొదటిసారి
హ్మ్. మిక్స్‌డ్‌టాక్స్ వచ్చేసిందనమాట అయితే.
ఆహ్, జనాలు పోవట్లేదని జెప్పి, నటస్తంది ఆ సినిమా మీద.
ఓకే. అంటే ఈ జనాలు పోట్లేదంటే, ఈ మధ్య టికెట్ రేట్లు ఎక్కువైపోయినాయి. అని చేసి కూడా చాలామంది ఆరోపిస్తున్నారు గదా! అది ఎంతవరకు సత్యం అంటే మీరేం జెప్తారు?
అవునండి. అది ఖచ్చితంగా ఉంటదండి. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ పర్సను ఒక సినిమాకి పోవాలి అనుకుంటే, అది ఖచ్చితంగా బాగుండాలి. మనకొక కంఫర్ట్ ఇవ్వాలి. మనకు ఏదో కొత్తదనం ఇవ్వాలని జెప్పి అలాగా ఫీల్ అవుతాం. అందులోని ఇప్పుడు, ఇప్పుడు ఎందుకు పోవట్లేదు అంటే మాత్రం చెప్పడానికి మెయిన్ రీజన్ పండకి సినిమా బోవడానికి ఇ ఇప్పుడు ఒక 2 నెలల ముందు నుండి మిడిల్ క్లాసోళ్ళు సేవ్ జేయడం మొదలుబెడుతున్నారండి. అటువంటి సిచ్యువేషన్‌లో ఇప్పుడు మనం ఉన్నాం.
ఓకే. ఓహ్! నిజమే అండి. అంత రేట్లు ఉన్నాయని జెప్తున్నారు. మీరు ఇన్‌డై‌రెక్ట్‌గా చాలా బాగా జెప్పారు.
అదే అండి. అందుకనే నేను కూడా ఇప్పుడు పోలేని పరస్థితి ఎందుకు అంటే, రేపు పండక్కి బోవాలి, కుటుంబంతో పాటు అందుకని జెప్పి, ఇప్పటినుండే నేను ఏదైనా సేవింగ్స్ ఒస్తే దాసిపెట్టుకుంటున్నానండి.
హ్మ్. ఓకే. ఓహ్! సూపర్. సూపర్. అయితే మరిప్పుడు, ఇలానే కాకుండా కొన్ని, కొన్ని ఏంటంటే మోటివేషనల్ సాంగ్స్ గూడా ఉంటాయి చాలా వరకు. అదేంటంటే, మనం లోలో ఉన్నప్పుడు. మనం వింటే గనుక, ఎనర్జీ వచ్చేసి, మళ్ళీ బూస్టపవుతాం. అలాంటి సాంగ్సున్నాయా? ఏమన్నా ఉన్నాయంటే గనుక నీ లైఫ్‌లో ఏమని జేప్తావు?
అవునండి. ఆ! నాకైతే మాత్రం మోటివేషనల్ సాంగ్ ప్రకారంగా చూస్తే మాత్రం, మనకు 'మహర్షి' సినిమాలో 'పదర పదర' అని జేప్పి ఒక సాంగుంటదండి. మనకు ఫార్మర్ బేస్‌డ్‌లో ఉంటది. అది వ్యవసాయం మీద ఉంటది గాని, దాంట్లో మీనింగ్స్ లిరిక్సనేటివి, మనకు ప్రతి ఒక్క వృత్తి కింద కూడా వస్తాయండి అది. మ మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేయగూడదు, ముందడుగే వేసుకుంటానే వెళ్ళాలా? ఆహ్, మనకు సాధ్యమైనంత వరకు చేయాల, తర్వాత అనేది దానియొక్క ఫలితం వస్తది. ఎటువంటప్పుడు కూడా భయపడకూడదు. అలాగే దాంట్లో సక్సెసయినప్పుడు గూడా, మనకా సినిమాలో మరొక పాట ఉంటదండి స్టార్టింగ్‌లో. అది కూడా చాలా బావుంటదండి. నాకా పాట లిరిక్స్ గుర్తుకు రావట్లేదు గాని, అది మీకు చెప్తుంటే నాకిప్పుడు అది తెలస్తుంది.
ఓకే. ఆ! పదరా పదరా. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఆ! హ్మ్. అవును. ఓకే. హ్మ్. చెప్పండి. ఓకే. ఆంటెక్సు తెలుస్తుంది. అయితే ఇంకో పాట గూడా ఉంటుంది కదా! 'మహర్షిలో'. అవు ఆహ్, మనుషులందునీదయాన్
ఆ! అవునండి. ఇది కూడా, ఇద్ ఇది కూడా, చాలా గొప్ప పాటండి. ఆ సినిమాలో మనం చూస్తే, సినిమాను చాలా బాగుంటది. ఎందుకంటే ప్రజలకొక అడ్వైజిచ్చేటట్టు. అలాగే, సినిమా ప్రకారంగా కూడా ,ప్రతీది దాంట్లో కావాల్సిన యాక్షనుంటది. పాటలుంటాయి. లవ్వు, మెలో డ్రామా ఎవ్రీథింగన్నీ ఉంటాయండి.
అదిరో. ఓకే. హ్మ్. ఓకే. అన్ని ఉంటాయి. నిజమే. అన్నీ మళ్ళీ
అందుకనే ఆ సినిమా, అంత బాగాడిందని జేప్పి నా అభిప్రాయం అండి.
నిజమే. నిజమే. అన్నీ గనుక కరెక్ట్‌గా ఉంటే గనుక, ఆ సినిమాని ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారనడానికి 'మహర్షి' సినిమా అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.
ఖచ్చితంగా అండి.
ఓకే. ఇంతకుముందు అంటే నీ చైల్డ్‌హుడ్‌లో కొన్ని సాంగ్స్ వినుంటావు కదా! అందులో నీకు చాలా నచ్చిన సాంగ్స్ గూడా కొన్ని కొన్ని గుర్తుండే ఉండొచ్చు. అవి నీ స్ప ప్లే‌లిస్ట్‌లో గూడా ఉండి ఉండొచ్చు కదా! అలాంటి సాంగ్స్ ఉన్నాయంటే ఏం చెప్తావు?
అవునండి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ప్లే‌లిస్ట్‌లో నాకు చిన్నప్పటి నుండి పాటలంటే నేను ఎక్కువగా నా చిన్నప్పుడు 'ఎన్‌టి‌ర్' సినిమా 'ఊసర‌విల్లి' సినిమాలో 'నిహారిక నిహారిక' అనే ఒక సాంగ్ ఉంటదండి. అది వింటా ఉంటే చాలా బాగుంటదండి. చాలా మెలోడియస్‌గా చాలా బాగుంది. నేనైతే చాలా సార్లు పెట్టుకొని విన్న సందర్భం, అలాగే 'ప్రభాస్' గారి 'పౌర్ణమి' సినిమాలో ఒక ఆహ్, మనకు ఆహ్, 'ప్రభాస్' గారి మీద ఆ పాము వెళ్ళేటప్పుడు శివుడికి, కృష్ణుడికి ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొడతారండి. కం కాంబినేషన్‌లో మనకు ఆ ప్లూట్ మ్యూజిక్‌లాగా ఒకటొస్తుంటది. మీరు గ
ఓకే. అవునవును. 'నిహారిక నిహారిక.' హ్మ్. ఓకే. ఆ! ఓకే. ఓకే. ఓకే. <chuckles> ఎవరో రాయాలని కవిత ఏదో ఉంటది.
ఆ! ఆ పాట గాని, అలాగే ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా, ఇది కూడా చాలా బాగుంటాయి. ఎదుకంటే నేను రిపీటేట్‌గా విన్న సందర్భాలు చాలా సార్లున్నాయి. ఇంకా అలాగే రీసెంట్‌గా వచ్చిన చాట్ బాస్టర్స్ పాట‌లు ఇవన్నీ కూడా ఎప్పుడూ నేను ఒక నా ప్లే‌లిస్ట్‌లో యాడ్ చేసుకో ఉంటాననమాట. ఎక్కువగా
హ్మ్. ఓకే. బావుందండి. బావుంది. నిజమే. నచ్చిన పాటైతే గనుక యాడ్ జేసుకొని వింటే గనుక, ఆ సాంగ్‌లో ఉన్న నిరి లిరిక్స్ మనకు అర్థం కాడం. ఆ సాంగ్‌తోని కనెక్షన్ మనకి పెరగడం. అది దాంతో పాటు ఒక జర్నీ అనేది కూడా కొనసాగుతుంది.
నేనైతే ఎక్కువగా ప్రాధాన్యత ఏంటంటే దేనికిస్తానంటే పాట వింటూ లిరిక్సు దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్ మ్యూజికే ఎక్కువగా నేను ఆహ్, ఒక్కరు అప్పర్ ప్రయారిటీ అనేదిచ్చుకుంటానండి. నాకా మ్యూజిక్ వింటుంటే
ఓకే. సో లిరిక్స్‌తో పాటూ ఆహ్, బ్యాక్‌గ్రౌండు స్ ఆహ్, మ్యూజిక్‌ కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటావు. బావుంది. బావుంది. అయితే నీకు ఇప్పుడు ఫేమసు మ్యూజిక్ డైరెక్టర్స్ అందరున్నారు గదా! 'డీఎస్‌పీ' గానీ లేకపోతే 'మణిశర్మ' లేకపోతే 'కీరవాణి' లేకపోతే 'ఇళయరాజ' లేకపోతే 'ఏఆర్ రెహ్మాన్' వీళ్ళందటిలో నీకు ఫేవరెటు ఏ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఏం జెప్తావు?
అవునండి. ఆ! ఖచ్చితంగా. అందులోను అవునండి. మొదటిగా జెప్పాలంటే మనకు ఆల్ టైమ్ ఎప్పుడు విన్నా గూడా చాలా అందంగా మీనింగున్న పాటలు మనకి 'ఇళయరాజ' గారి పాటలండి.
అవునండి. ఎప్పటికి. మీరన్నట్టు.
మనం ఏ సందర్భంలో ఉన్నా గూడా ఆ సందర్భానికి తగ్గట్టుగా అయన పాటలనేటివి మనకు ఎప్పుడూ ఉంటాయండి.
నిజమే. బావుంటాయి. సో 'ఇళయరాజ' గారి పాటల్లో ఎక్కువ మీకేదిష్టం అంటే ఏం జెప్తారు?
అలాగే మనం అంటే నేను టక్కుమని అడిగితే చెప్పలేనుగానీ అవి వినటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటా ఉంటానండి.
ఓకే. ఆ! బావుంది. బావుంది. తర్వా తర్వాత ఇప్పట్లో లేటెస్టు జనరేషన్‌లో ఎవరైతే బాగా గొడుతున్నారంటే ఏం జెప్తావు?
అంటే 'ఇళయరాజు' గారి పాటలు అంటే గుర్తుకొచ్చిందండి. మనకు రీసెంట్‌గా మనకు 'ప్రేమలు' అనే సినిమాలో గుడా ఒక ఆయన మ్యూజిక్ వాడారని చెప్పి క్లెయమెసాయినా చేశారని. అలాగే మనకు రీసెంట్‌గా ఆహ్, ఒక మలయాళం సినిమాలో 'కిలియే కిలియే' ఆహ్, అంటే ఒక, ఒక మ్యూజికుంటది. 'ఇళయ‌రాజు' గా‌రిది అది కూడా చాలా బావుంటది. అది కూడా నేను విన్న సందర్భాలున్నాయి. ఆ పాట పాడడం నాకు కొద్దిగా రాదు. ఇబ్బందికరంగా ఉంటది. అందుకని ఇలా
హ్మ్. చెప్పండి. యస్. యస్. అవునండి. ఆ! నిజమే. నిజమే. అవును. నిజమే. హ్మ్. అది తమిళ్ పాటనుకుంటా ‌గ‌దా! యాక్ఛువల్‌గా.
ఆ! అది అక్కడి పాట. చాలా బావుoటాయి. అందులోను మళ్ళీ మనకు ఆహ్, అదే ఆహ్, తమిళు పాటకి సంబంధించి 'డూడ్' సినిమా అనుకుంటా అండి మనకు. దాంట్లోనూ ఆయన అంటే ఆయన మార్క్ అనేది మనకు ఉంటది. కొన్ని బిట్లు బెట్టుంటారు.
ఓకే. ఆ! ఓకే. ఓకే. చెప్తారా? ఎలాంటి బి‌ట్సున్నాయో అవి.
అంటే మనకు ఆ సినిమాలో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్న సందర్భంలో పెళ్ళికి తగ్గట్టు ఒక పాట ఉంటదండి.
ఓకే. ఓకే. ఆ! అదొక పాటుంటుంది. నిజమే.
ఇది ఆ! ఇవన్నీ కూడా ఆయన పర్మిషన్ లేకుండా వేయడం వల్ల ఆయన కొద్దిగా ఇంటర్నల్‌గా హర్ట్ అయ్యి వాటి మీద కేసులేసి ఇవి ఇప్పుడు కొద్దిగా హాట్ టాపిక్‌గా నడిచాయి.
హ్మ్. నిజమే. నిజమే. అయితే మరి ఇట్లాంటివన్నీ అంటే కొన్ని క్రెడిట్స్ కానీ లేపోతే ఆ పర్మిషన్ గాని అడుక్కొని మరి పాట పెట్టుకుంటే గానికి ఎవరికీ ప్రాబ్లమ్ ఉండదని చాలామంది అంటున్నారు. మీరైతేమంటారు?
ఇంకా ఆ తర్వాత మనకు మనం ఎమనుకుంటామంటే అంత పెద్దవాళ్ళు గ‌దా! వాళ్ళు గమనించరేమో అనుకుంటాం గానీ, కానీ పెద్దవాళ్ళు ప్రతి చిన్నదాన్ని కూడా గమనిస్తారని చెప్పి ఇదొక ఉదాహరణ కిందే వస్తది.
ఆ‌! అంటే వారికేంటంటే వాళ్ళ చుట్టూ ఉండేవాాళ్ళు చెప్తూ ఉంటారు. సార్ మీ పాట ఇక్కడ వాడుకున్నారు. ఇక్కడొచ్చింది. అని చెప్పినప్పుడు ఏంటంటే చూస్తారు. ఆహ్, నిజంగానే వచ్చిందా? ఏంట అని చూసి ఇవన్నీ గుర్తు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఇప్పుడేంటంటే ఈ ప్లే లిస్ట్‌లన్నిటి ‌గుడా ఇప్పుడంటే స్పాటిఫైగాని యూట్యూబ్ గాని లేపోతే గానా లేకపోతే అమెజాన్ మ్యూజిక్ ఇవన్నీ ఉన్నాయి‌ గ‌దా! వీటిలో ఎట్లాంటి మరి ఆహ్, పేరింగ్‌గాని క్రాస్ ఫేర్డ్ గాని లేకపోతే షేరింగ్‌టాక్స్‌గాని పెడితే బావుంటది అనుకుంటారు.
హ్మ్. అవునండి. అంటే ఈ స్పాటిఫై అనేది బాగా అప్‌డేట్ చేస్తే ఇంకా బావుంటదని చెప్పి నా అభిప్రాయమండి. ఆ! ఈ
అవును. అంటే యాడ్స్ బాగా ఎక్కువైపోయినాయిని అందరి కంప్లెయింట్ చేయడం విన్నాను. నువ్వైతేమంటావు?
హ్మ్. లేకపోతే లేకపోతే ఈ స్పాటిఫై గాకపోయిన ఇప్పుడు మనకు ఎయిర్టెల్, జియో సిములని చెప్పి ఉంటాయి కదండీ మనకు. మనకే ఒక ఓన్ మ్యూజిక్ యాప్ ఉంటది. వాళ్ళ ఆహ్, కమ్యూనికేషన్ కింద. జియో‌కైతే మనకు జియో సావన్ చెప్పి. అలాగే మనకి ఎయిర్టెల్‌కైతే ఎయిర్టెల్ వింకని. ఇలా వీటికి మనకు ఒక నెలకొక ఫ్రీ కాలర్‌టూన్ పెట్టుకునే అవకాశం ఇచ్చారు కదండీ! అందులోనే మనకు ఈ ఆర్ట్స్ రాకుండా గూడా మరొక్క అవకాశం ఇచ్చి దాన్ని అప్‌డేట్ జేస్తే ఈ స్పాటిఫై గానీ, యూట్యూబ్ కన్నా ఈ యాపులో వినడానికి మనం చాలా ఎక్కువ ఆహ్, ఇంట్రెస్ట్ అనేది చూపుతామండి.
అవునండి. ఓకే. ఆ! యెస్. యెస్. పింక్ ఆ! నిజమే అండి. అవునండి. నిజమే. నిజమే. అవన్నీ గనుక అప్‌డేట్ చేస్తే గనుక, చాలా బావుంటుంది. ఎప్పుడు ఎప్పుడియో‌గాని అదే యూజర్ ఇంటర్‌పేజ్‌లు మరి అవే యాడ్స్ వస్తుంటే గనుక అందరూ కొత్తవాటు వైపు మరలుతా ఉంటారు. చాలా వరకు. నిజంగా.
ఖచ్చితంగా అండి. అందులోన మనం ఈ యూట్యూబ్‌లో చూసేసరికి ఒకప్పుడు యాడ్స్ అనేటివి ఒక 10 నిమిషాలకు ఒకసారి వస్తుండే సందర్భాలు. ఆ! తర్వాత అది 5 నిమిషాలకు రావడం మొదలైంది. ఇప్పుడైతే మరి నిమిషానికే ఒక్కొక్కటి రావడం, అలాగా అది వచ్చే యాడ్ ఎటువంటివంటే కొన్నైతే ఒక 15 సెకండ్స్‌కి మనకు స్కిప్ అనే ఆప్షన్ వస్తున్నాయి.
అవునండి. ఓహ్! అవునండి. ఉంటది కదా! ఓకే.
మీరు గమనిచంట్టు. మరి మరి కొన్ని ఉంటాయండి. అవి వాళ్ళు ప్రమోషన్ చేయడానికి యూట్యూబ్‌కి మనీ కట్టి, మనకి ఫోర్స్ ఫుల్‌గా చూపిస్తారు. దానికి స్కిప్ అనే ఆప్షనుండదు.
ఓకే. ఓకే. స్కిప్పుండదు. 30 సెకండ్స్ అయితే, 30 సెకండ్స్ చూడాల్సిందే.
కొన్నైతే ఒక 4 నిమిషాలు ట్రైలరు, 4 నిమిషాల పాటలు అంటేవి ఏంటంటే, వాళ్ళు ఆ ఒక రోజు ఒక కౌంట్ పెరగడానికి, ఇప్పుడు మనకు ట్రెండులు నడుస్తుంటాయి కదండీ! మా పాట రిలీజయితే ఇంతమంది చూసారు. మాకిన్ని లైకులోచ్చాయి. అని జెప్పి మనం దా చాలా వరకు మన తెలుగు సినిమాల్లో చూస్తుంటాం. ఇప్పుడు మనకు చూ చూస్తున్నట్లయితే, ఇప్పుడు మనకు తెలుగులో ఫస్ట్ పాట ఏది అంటే, ఇప్పుడు మనకు 'రామ్ చరణ్' గారి పాటలున్నాయి అంటారు. మన 'ఏఆర్ రెహమాన్' గారి పాట ఇప్పుడు రీసెంట్‌గా. 'చికిరి చికిరి' అనే ఒక సాంగు. చాలా బాగా నడుస్తుంది యూట్యూబ్‌లో అయితే. ఎక్కడ చూసినా అదే పాట.
హ్మ్. ఓకే. నిజమే అండి. నిజమే. హ్మ్. యెస్. యెస్. హ్మ్. అవునండి. యెస్. అవునండి. నిజమే, నిజమే. హ్మ్. సో, ఇవన్నీ ఇటు చూస్తున్నప్పుడంటే మరీ యాడ్స్ అనేవి బాగా ఎక్కువైపోయి. చిరాకు కలిగిచ్చడం, లేపోతే ఆసక్తి కోల్పోయే విధంగా, అవేంటంటే అవి వ్యవహరిస్తుండడం మీరు గమనిస్తున్నారనమాట. ఓకే. చాలా బావుందండి.
ఇలాగా ఈ అవునండి. ఈ యాడ్స్ ఈ వీటికన్నా
చాలా బావుంది. అయితే మరి ఈ షేర్ ప్లేరిస్ట్‌లో, ఆహ్, సాంగ్స్ కోసం మరి పాటలు ఎలా ఎంచుకుంటావు, ఎలాంటి సౌండ్ ట్రాక్స్ర్ మీకిష్టం. నువ్విన్న పాటలు ఏంటి, వాటిలో నీకు ఉన్న అనుబంధం ఏంటి, అన్న విషయాన్ని, నీ అనుభవాల ద్వారా చా చక్కగా వివరించావు. ఆహ్, నీతో మాట్లాడడం బాగుంది. ధన్యవాదాలు.
నాకు కూడా అండి. మీతో ప్రతి ఒక్క పాట, దాని ఒక ద దాని యొక్క డీటెయిల్స్ అన్నీ మీతో చెప్పడం వల్ల నాకు చాలా కొత్త పాఠల యొక్క డీటెయిల్స్ కూడా బాగా ఆ లిరిక్సు అన్నీ కూడా బాగా తెలిసాయండి. మీతో ఇలా మాట్లాడడండానికి నాకు చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలండి.